అవునండి అవును. అలా చెప్తూ ఉండగా, నేను తర్వాత మళ్ళీ, ఇక్కడికి వచ్చినప్పటికి కొంచెం ఇంగ్లీష్ యాడ్ అవుతదండి.
ఆహాహా! అవునవును. <chuckles>
ఇంగ్లీష్ యాడ్ అవుతుందండి. ఇంగ్లీషు, హిందీ యాడ్ అవుతే, అస్సల నాకు ఇంగ్లీష్ ఏదోలాగా కొ కొంచెం మా నేర్చేసుకున్నాను కానండి, హిందీ అయితే నాకస్సలు రాదండి.
హ్మ్. అయ్యో! అయితే మన ఇద్దరం ఒకటే బాపతండి. నాకు కూడా హిందీ అంటే పరిగెడతాను.
ఆ అయితే హిందీ వే హిందీ క్లాసొచ్చి వారానికి 3 రోజులుండేదండి. అయితే ఆ 3 రోజులు ఆహ్, ఒ ఒకేళ అది మధ్యాహ్నం ఒస్తారు సారన్నారనుకోండి, మధ్యానం నుంచి జంప్ <giggles> ఇంకా స్కూలుకెళ్ళేవాడిని కాదు. <giggles> ఒకేళ
ఆ! హ్మ్. అయ్యో! <laughs> అయ్యో! మళ్ళీ ఆ తరువాత మిమ్మల్ని ఏం అనేవాళ్ళు కాదా! అంటే <smacks lips> ప్రిన్సిపల్ గాని, క్లాస్ టీచర్ గాని, అలా వెళ్ళిపోతే తిడతారు కదా! ఆ తరువాత రోజు అయినా సరే. మరి ఏం చేసేవాళ్ళు?
క్లాస్ తిడతారండి. తిడ్ ఆహ్, తిడతారు. నేనూ నాకూ సిక్స్త్ క్లాసెసొ, ఆరో తరగతిలో ఉన్నప్పుడండి, నాకూ అటెండెన్స్ 50 పర్సెంట్ ఉన్నాదండి. 50 పర్సెంటు మానేసానండి.
అయ్యో! <chuckles> ఆ!
కానీ, అక్కడ కూడానండీ, ఆహ్, కొడతారు ఇలాగంటండి. మనకీ ఇంకోటి నేను తెలుసుకున్నానండి, నేర్ చుపించాలి, "సారు నాకిది అర్థం కావట్లేదండి, మీరు నేర్పించండి, మీరు కొడితే ఏమొస్తదండి." అని ఇలాగ అడగడం మొదలుపెట్టానండి నేను.
ఆ! మంచి పద్ధతి. హ్మ్.
అప్పుడు ఇలా అడగడానికి ఏంటంటే అండి, అక్కడ నాకూ ఒక తెలుగు గురువుగారున్నారండి.
ఆయన పేరు గుర్తుందా?
ఆ గురు ఆయన పేరు, రామకృష్ణ అండి. ఆయన పేరు.
అబ్బో! చాలా మంచి విషయం, గురువు పేరు గుర్తుపెట్టుకున్నారంటే. హ్మ్.
అయితే అవునండి. అయితే, అక్కడ ఆయనేం చెప్పారంటే అండి. నేను తెలుగు బా మా నాకు తెలుగు 90 వచ్చేసేయండి.
ఆ! <giggles> ఆ!
100కి 90 అండి. అయితే ఆయనతోనే బాగా ఉండేవాడినండి. ఆయన కూడా, తెలుగు టీచరయినా సరే, ఒక సైన్స్ టీచర్ ఎలా మా ఆలోచిస్తారో ఆలోచిస్తాడండి. అంటే కొ తెలుగులో కూడా ఏవుడు కొత్తది కనిపెట్టాలి కనిపెట్టాలి అహ్, ఇలా చేశారు అలాగని ఆలోచిస్తూ ఉంటాడండి.
హ్మ్. ఆహా!
అలా ఆలోచిస్తూ ఉంటే, ఆయనతో నేను బాగుండేవాడిని. ఆయన యొక్క ఆలోచనలకి, నేను బాగా ఆడి అదండి బాగా ఇంప్రెస్ అయిపోయేవాడినండి. ఇనప్రెస్ అయిపొపోయి, ఆయన దగ్గరికి కెళ్ళడం, ఎక్కువ మాట్లాడదం, గురువుగారు మీరే ఇలా
ఓహ్! అదే, అదే, అదే 90 మార్కులు వస్తున్నాయి కదా అసలె. ఇంకా <giggles> ఆయన్ని ఎందుకు వదులుతారు.